ఎందుకంటే నేనొచ్చి మీకు వేరేయి మీకు నచ్చని జోనర్ జూడమంటే మీరు జూడరు. అలాగే కొన్ని కొన్ని బం ప్లాట్‌ఫామ్స్ పరంగా అయితే అన్ని జోనర్స్‌లో సక్సెస్ అయిన ప్లాట్‌ఫామ్స్ ఓటీటీటీల్తే నేను చూడలేదు ఇప్పడివరకి. ఉదాహరణకి సోనీ లీవ్ దీసుకున్నామనుకోండి, మన రీజనల్ కంటెంట్ ఎక్కువగా వస్తుంటయి. హిందీలో మంచి మంచి ఆహ్, టీవీ టీవీఎఫ్ సీరీస్ వాళ్ళవి. మంచి మంచి అంటే, పంచాయత్ గానివ్వండి. కొన్ని మంచి మంచి వెబ్ సీరీస్ అన్నీ గూడా వాళ్ళు రీజనల్ కంటెంట్‌గా తీస్తుంటారు. గ్రామీణ నేపథ్యం ఉన్నవి. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతి మీరు పంచాయతీ ప్రైమ్‌లో వచ్చింది. ఆహ్, టీవీ ఫో టీవీ ఫైవ్ సీరీస్‌లో గూడా కొన్ని సీరీసెస్ ఉన్నాయి. అలాంటి సీరీస్‌లో ఎలా ఉంటాయంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో గూడా ఒక పంచాయత్ అనే సీరీస్ ఉంది.
అవును. హుహు. ఓకే. హ్మ్. అవును. అంతే కదా మరి. హుహు. ఓకే.
ఆ సిరీస్ ఎంత బావుంటుందంటే హ్మ్. ఆహ్
హ్మ్.
గ్రామీణ నేపథ్యంలో తీసిన వెబ్ సీరీస్ అనమాట.
ఓకే.
ఒక, ఒక ఏదో ఒక కార్పొరేట్ జాబ్ చేయాలనుకున్న హీరో, ఒక యువకుడు, అనుకోని పరిస్థితుల వల్ల తను ఒక అంటే పంచాయతీ వీఆర్‌ఓ‌గా వెళ్ళాల్సి ఒస్తుంది. సెక్రట్రిగా.
హుహు. వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అవును. అవును. హ్మ్.
అక్కడికెళ్ళాక ఈ సిటీలో పెరిగిన యువకుడు అక్కడికెళ్ళి గ్రామీణ నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, తరవాత, తర్వాత, తర్వాత వా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళతో కలిసిపోవడం, మమేకం అవ్వడము, తనూవి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటి వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు. ఆ సిరీస్ చూస్తున్నంత సేపు గూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటాం.
అవును. హ్మ్. మనల్ ఇన్‌వాల్వ్ అయిపోతామా? ఇన్‌వాల్వ్‌మెంట్ ఎకుమా ఎక్కువుంటుందా?
చాలా ఇన్‌వాల్వ్ అయిపోతాం. అంటే చాలా వరకు ట్రోలింగ్స్ గూడా వచ్చాయి వాటి మీద. <chuckles> అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. 'వినోద్' అని జెప్పేసి, దేకరా వినోద్! అంటాడనమాట క్యారెక్టర్. పక్కన
అవును. అవును. <giggles> హ్మ్. ఓకే. మరి సబ్ టైటిల్స్ వల్ల లాంగ్వేజ్ లెర్న్ చేసుకోవడము, ఆ భాష వస్తుంది, అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ! మనం జాపనీస్, చైనీసో లేకపోతే స్పానిషు అలా చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో గాని, తెలుగు సబ్ టైటిల్స్‌తో గాని మనం చూస్తే ఆ భాషా భావాలు మనకు అర్థమవుతాయి అంటారా? అది ఎంత వరకు నిజం? మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏవన్నా ఉందా సబ్ టైటిల్స్ చూసి నేర్చుకున్న ఎక్స్‌పీరియన్స్?
సబ్ టైటిల్స్ వరుకు స్టోరీ అర్థమవుతుంది గానీ, ఆహ్, పలికే భావాలలో ఉండే న్యాచురాలిటీ మాత్రం అస్సలు రాదనేది నా ఉద్దేశ్యం.
హుహు.
అక్కడ పలికే శబ్దాలు వి వింతగా ఉంటాయి. మనం సబ్ టైటిల్స్‌లో జూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ రాదు.
ఓహ్! ఓకే.
అక్కడ ఉదాహరణకి కొరియన్ వెబ్ సీరీస్ జూసినా గానీ మనం ఏదన్నా కొరియన్ మూవీస్ జూసినా కానీ, అక్కడ వాడు ఎందుకంటే ఆ డైలాగ్ కంటిన్యూ‌గా డెలివరీ అవుతూ ఉంటుంది. ఆహ్, ఆ పలికే ఉచ్చారణ ఇక్కడ సబ్ టైటిల్స్‌కి అస్సలేం మ్యాచ్ కాక, మనకి మనం ఆ డైలాగ్ డెలివరీ‌ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటు
హుహు. అవును. ఓకే.

అవును.
ఈ చాలా అంటే ఎక్కువగా ఈ హీరో‌ని పొగుడుతూ తను ఇలా చేసాడు, మనం గొప్పగా ఉందని చెప్తూ ఉంటారు. టీవీ‌లో కానీ అదే వాయిస్‌ని తీసుకొచ్చి, అదే హై తోటి ఒక సినిమా ట్రైలర్‌ని గూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు.
హ్మ్. అవును. ఆ! అంటే ఇక్కడ ఒకటండి
దాని మీద మీకు చాలా ట్రోల్స్ గూడా వచ్చాయి మీకు తెలిసే ఉంటుంది. ఒక
ట్రోల్‌సొచ్చినా కూడా ఇప్పుడు సాధారణంగా న్యాచురల్ టోన్‌లో మాట్లాడితే ఒక ట్రైలరు, ఒక టీజరు, ఒక సినిమాలో ఇప్పుడు అటెన్షన్ సీక్ చేయదు. ఇప్ ఏదో మాట్లాడుకుంటూ ఇప్పుడు అనౌన్స్‌మెంట్స్ కానీ, ఇవన్నీ కొంచెం డిఫరెంట్‌గా విభిన్నంగా వాళ్ళ చెవున పడితేనే అది వాళ్ళు వెంటనే ఏంటిది అన్న వెంటనే అటెన్షన్ సీక్ చేస్తున్నారు చేస్తున్నట్టనిపిస్తుంది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా సినిమా రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్నారు అంటారు. అలా కొంచెం ఒక డిఫరెంట్ టోన్‌లో ఆహ్, అలా అలా అనిపించలేదా మీకు?
హ్మ్, కానీ డిఫరెంట్‌గా అది ఆహ్, అనిపిచ్చింది. కానీ ఒక్కోసారి ఎక్కువ శాతం గూడా అయినట్టుగా అనిపిస్తుంది. దానికొక ట్రోల్ జెప్తే, <chuckles> మీకు‌ న మన హాలీవుడ్ జేమ్స్ కెమెరాన్ నుంచి వచ్చినటువంటి జేమ్స్ కెమెరాన్ నుంచి వచ్చినవంటి భూతల స్వర్గం అని జెప్పి ఒక అమ్మాయి <giggles> వాయిస్ వస్తూ ఉంటుంది. మీకు వినే ఉంటారు.
ఆ! చెప్పండి. చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. అవును. అవును. విన్నాను, విన్నాను. ఖచ్చితంగా. హ్మ్.
భూతల స్వర్గం అని ఒక 2, 3 సార్లు రిటర్న్ రి రిపీటెడ్‌గా చెప్తూ ఉంటారు. అక్కడ అది చూసినప్పుడు చాలా ట్రోలింగ్ అయింది. అలానే ఇప్పుడు కాలేజీలో రాంక్ల గురించి కూడా 1, 2, 3 అని చెప్పి అనౌన్స్ చేస్తుంటారు గదా!
అవును. అవును. హ్మ్. అవును.
అది గూడా ఒక డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటుంది. ట్రోల్ మెటీరియల్ అవుతుండే. అంటే సహజంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ ఓన్ జేసుకుంటారు. కొంచెం అట్రాక్ట్ చేయడం కోసం చేసేటివి కొంచెం న్యాచురల్‌గా అనిపించవు. ఈ స్పే మనకి ముందు ముఖ్యంగా ఈ మూవీస్‌లో.
టోల్ ట్రోల్ అవుతూ ఉంటాయి. అవును. అంటే అంటే సో, అలా ఓహ్! ఓకే.

ఆ! అవును.
ఆహ్, సో అక్కడ క్రూ అంటాడు. ఆ డైలాగ్ ఏం జెప్తాడంటే "లెట్స్ గెట్ ఇన్" అంటాడు. గెట్ ఇన్ అనే దగ్గర వి వి తెలుగులో మాత్రం వింతగా చెప్తారనమాట. ఏంది ఆ వీరులారా పదండి అంటాడు. అది చాలా ఓవర్‌గా అనిపిస్తుంటది.
హ్మ్. అదే కదా! <chuckles> అదే అంటే సహజత్వం పోతుంది అక్కడ ఆ సీన్‌లో.
ఆహ్, న్యాచురల్‌గా బూతుంది అక్కడ ఇంగ్లీష్‌లొ అదే మనం ఆడియోని ఇంగ్లీష్‌లొ పెట్టుకొని విన్నా గానీ, లేదా సబ్‌టైటిల్స్‌లొ పెట్టుకొని విన్నా గానీ ఎంత చాలా నేచురల్‌గా అనిపిస్తుందది. నా సిట్యుయేషన్ తగ్గట్టుగా చాలా నేచురల్‌గా యెళ్ళిపోతుంది. మూవీ గూడా చూసిన ఫీల్ గూడా మంచిగా వస్తుందనమాట. ఈ డబ్బింగ్ న్ చాలా వరకు నేచురల్‌గా ఉండదు అని నేను అనుకోడం. ఇన్ కేస్ ఒకవేళ తెలుగు ఆడియో ఉన్నా గాని, నేను చాలా వరకు సబ్‌టైటిల్సే ప్రిఫరెన్స్ ఇస్తాను చూడ్డానికి.
అవును. అవును. హ్మ్, అవును. ఓకే. ఓకే. అవును అంటే హుహు. ఓకే. అంటే ఆడియో పెట్టుకుని గూడా సబ్‌టైటిల్స్ పెట్టుకుంటారా? లేకపోతే ఓన్లీ సబ్‌టైటిల్సా?
ఓన్లీ సబ్‌టైటిల్సే పెట్టుకుంటాను నేను. మోస్ట్‌లీ. ఒకవేళ అది ఇంగ్లీష్‌లోనే ఉందనుకోండి. ఆహ్, ఇంగ్లీష్‌లొ ఉంటే మాత్రం సబ్‌టైటిల్స్ అవసరం బడవు. అంటే అది చూస్తుంటాను ఒక్కోసారి చాలా క్రిటికల్‌గా ఉంటాయి కదా! ఇప్పుడు ఈ మూవీలో జర్మ్ జర్మన్ అండ్ జపాన్ వార్ మూవీ కాబట్టి కొంచెం జపాన్ వార్ కొన్ని ఖచ్చితంగా వాడు జపాన్ లాంగ్వేజ్‌లొ మాట్లాడుతున్నప్పుడు మాత్రం సబ్‌టైటిల్స్ రిక్వైర్డ్. అక్కడ పెడుతూ ఉంటాను. అక్కడ పెట్ ఆహ్, ఆన్ జెస్తానంతే.
ఓకే. మరి కొన్ని కొన్ని సి హ్మ్. హుహు. ఓకే. అవును. అవును. లెక్ ఉంటుంది. ఓకే. హ్మ్. మరీ ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆహ్, మీరు సబ్‌టైటిల్స్ చూస్తూ చూస్తానన్నారు. సబ్‌టైటిల్స్‌ని మీరు చూస్తూ చూస్తే సబ్‌టైటిల్స్ మీద ఫోకస్ పెడతారా? అక్కడ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్ మీద ఫోకస్ పెడతారా? అంటే ఇది వెళ్ళిపోతూ ఉంటది మనం ఇవి చూసేటప్పుడు వెనకాల సీన్ వెళ్ళిపోతూ ఉంటది. ఆహ్, అది ఎలాగా రెండిటి మీద ఒక కన్ను ఒక క ఆహ్, ఒక ఇటు, ఒక కన్ను అటు వేస్తూ ఉంటారా?
ఖచ్చితంగా ఏంటంటే సీన్ ఇంపార్టెంట్ ఉంటే మాత్రం మనం సీన్ వైపే చూస్తాం.
<chuckles> హుహు. ఓకే.
ఒకవేళ చాలా ఇంటెన్సిటీ‌గా ఉంది ఆ సీన్ అనేది చాలా ఉ అంటే ఆహ్, ఇప్పుడు వార్ సీన్‌లుంటాయి గదా! మనము సబ్‌టైటిల్స్ అసలు అవసరమే పడవు. ఎందుకంటే అక్కడ జరిగేది మొత్తం యాక్షనే జరుగుతూ ఉంటుంది. సో యాక్షన్ సీన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సబ్‌టైటిల్ వైపు అయితే మనం చూడము. నేనైతే నేచురల్‌గా చూడను. కానీ ఎప్పుడైనా సంభాషణ జరిగేటప్పుడు మాత్రం అసలేం ఎ అంటే ఏం అంటే ఏం మాట్లాడుతున్నాడు? కొంచెం ఆ లాంగ్వేజ్ అర్థం జేసుకోవడానికి సబ్‌టైటిల్స్ వాడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాం.
హ్మ్. అవును. ఓకే. అవును. అవును. హ్మ్. హుహు. అవును. అదే కదా! మరప్పుడు సినిమా
ఒక్కోసారి సైమన్‌టేనియస్‌లీ రెండు గూడా చూడాల్సుంటుంది.